అయితే మనం కెరియర్‌లో చాలా కొన్ని ముందుగా మనం చదువుకునే రోజుల్లో ఒక కోర్స్ అని తీసుకుంటాం. కొంతమంది ఆ బీటెక్ అని లేకపోతే ఎంబీబీఎస్ అని తీసుకుంటారు లేకపోతే ఆహ్, డిగ్రీ చేస్తారు. కానీ మనం దానికి తగ్గట్టుగా తర్వాత జాబ్‌ లోకైతే వెళ్ళం, అంటే మనం దాని తర్వాత మన ఆహ్, ఆహ్, ఇంట్రెస్ట్ మారిపోవచ్చు, వేరే దాని మీద. అట్లా ఏమన్నా మీకేమన్నా మార్ మారిందా? మీరు కెరీర్‌ని ఎలా చూజ్ చేసుకున్నారు మీరు?
హుహు. అవును. అవును. అవునండి. నేను చదువుకునేటప్పుడు, నేను ఆలోచించేది వేరే రకంగా ఉంటుండే. చదువు అయిపోయిన తర్వాత నా ఆలోచన మారింది. ఎందుకంటే నేను చదువుకు
ఓకె. ఓకె. అంటే మీరు మొదటగా ఏం చదువుకున్నారు మీరు?
నేను బీటెక్ చేశానండి. నేను చదువు, అవును. లేదండి నేను మెకానికల్ ఇంజినీరింగ్ చేశాను. నేను చదువుకునేటప్పుడు నా ఆలోచన ఎలా ఉంటుండే అంటే నేను మెకానికల్‌లో ఎళ్ళాలి మంచి ఉద్యోగం సంపాదించాలి. దాంట్లోనే ఉత్తీర్ణత సాధించాలని చాలా కోరికగా ఉంటుండె.
బీటెక్ చేసారా? సివిల్ ఇంజినీరింగా? ఓకె. అంటే మీరు మొదటగా మెకానికల్ ఎంచుకున్నప్పుడు మీకు ఇష్టపూర్వకంగానే ఎంచుకున్నారా దాంట్లో?
ఇష్ట్ ఇష్టపూర్వకంగానే ఎంచుకున్నాను అండి నేను.
ఓకె, ఓకె.
హ్మ్, ఇష్టపూర్వకంగానే ఎంచుకున్నాను. కానీ వెళ్తూ వెళ్తూ ఉండగా దాంట్లో ఉన్న లోటుబాటులు ఏంటి, దాంట్లో ఉన్న మంచి మంచి విజయాలు ఏంటి? అవన్నీ ఎలా సాధించాలి అని నేను ఒక స్ట్రక్చర్ ఫార్మ్ చేసుకున్నాను. సో ఇలా ఆ! చదివే రోజుల్లోనే ఎందుకంటే మనం, మనకు చదువు అయిపోయిన తర్వాత మనకు తగినంత సమయం ఉండకపోవచ్చు కదండీ.
ఓకె. చదివే రోజుల్లోనె. ఓకె. అవునవును. అంటే, చాలా బిజి అయిపోది చదువు అయిపోయిన తర్వాత వెంటనే జాబ్ కొట్టేయాలనే ఆహ్, ఆలోచనలో ఉంటాం కాబట్టి మనకు ఎక్కువ సైమ్ సమయం అనేది దొరకదు.
సో మనం ఛ హ్మ్. అవును. దొరకదు. సో అందుకే మనం చదువుకునేటప్పుడే, దాన్ని ఒక క్రమంగా రాసుకుంటూ పోతా ఉంటే మనకు చదువు అయిపోయిన తర్వాతలోపు, మనం ఏం చేయాలో మనకు ఒక విజన్ అనేది ఉంటది. సో దానికోసం నేను చాలా ఆహ్, ప్రిపేర్ చేసుకున్నానండి, చాలా రాసుకున్నాను చాలా ఆహ్, అన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను.
అవును. కరెక్టే. అవును. కరెక్టే. అంటే మొదటి నుంచి మీరు హార్డ్ వర్క్ చేసారు ఆ విషయంలో.
చేశానండి. హార్డ్ వర్క్ చేశాను.
ఓకే.
సో దానివల్ల నాకు కేరీయర్ మార్పు ఆలోచించేటప్పుడు, నాకు చాలా ఆలోచనలొచ్చాయి. నేను చదివేది మెకానికల్ ఇంజినీరింగ్.
అంటే మీరు, మో అంటే మీరు ఇంత హార్డ్‌వర్క్ చేసి, మరి ఎందుకో కెరీయర్‌నీ ఎందుకు మార్చాలనుకున్నారు, అంటే మెకానికల్ ఇంజినీరింగ్ కాకుండా ఇంకా వేరేది ఎందుకు చేయాలనుకున్నారు మీరు?
ఎందుకంటే, నాకు ప్రతి ఒక్క కేరియర్లో ఒక్కొక్క ఇంట్రెస్ట్ అనేది మొదలైందండి. నేను మెకానికల్ ఇంజినీరింగ్ చేసేటప్పుడు నేనేమేమి చేయగలను అని ఆలోచించుకున్నాను.
ఓకే. ఓకే.
అప్పుడు ఆలోచించుకున్నప్పుడు నాకు కనపడ్డ ఆప్షన్స్ ఏంటంటే, ఓకే నేను మెషిన్ లెర్నింగ్ చేయొచ్చు, డిజైనింగ్ చేయొచ్చు ఇవన్నీ ఆప్షన్స్ నాకున్నాయి.
ఓకే. అంటే మెషీన్ లెర్నింగ్ అంటే, మన కోడింగ్ బ్యాగ్రౌండ్ వస్తదా అది? ఐటీ వాళ్ళు చేసేది.
నాకివ్ ఆ! కోడింగ్ కాదండి. మనకు లేదు. ఐటీ బ్యాక్‌గ్రౌండ్ రాదు. మెషిన్ లెర్నింగ్ అంటే, మనకు హండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్‌డ్ ఉంటుంది. మనకు ఎలా అంటే, మనం ఫ్యాక్టరీస్‌లలో చేస్తాం కదా!
ఓకే. మెషీన్ లెర్నింగ్ అంటే, మీరు అలా చెప్తున్నారా? ఓకే. ఓకే. అంటే మెషీన్స్ గురించి. హ్మ్.
ఆ! అవును. వు మనం ఆ! మేషీన్స్ గురించి, మనకు డ్రిల్లింగ్ మెషీన్‌ గాని సావింగ్ మెషీన్‌ గాని, లేత్‌ మెషీన్‌ గాని ఇలాంటివన్నీ మనకు నేర్పిస్తూ ఉంటారు.
ఓకే. ఓకే. అంటే, ఇది మెకానికల్ ఇంజినీరింగ్‌లో భాగమే కదా! ఇదంతా?
అవునండి. మెకానికల్ ఇంజినీరింగ్‌లో భాగమే...
ఓకే.
సో, ఇలా నేర్చుకుంటూ ఉండేటప్పుడు. నాకు ఇంకా వేరే వాటి పైన కూడా ఆసక్తి పెరిగింది.
అవునా? అవి ఏంటివి అవి?
ఎందుకంటే, మనం ఆహ్, నాకు ఐటీ సైడ్ కూడా ఆసక్తి పెరిగిందండి. అదె అంటె లైక్ సాఫ్ట్‌వేర్.
ఓకే. అంటే, దాని మీదంతా మీరు ఆసక్తి పెంచుకోవడానికి గల కారణాలు ఏమన్నా ఉన్నాయా?
ఆ! ఉన్నాయండి.
ఏంటవి?
ఇప్పుడు నేను మెకానికల్ చదువుతున్నప్పుడు, నాకు ఓ ఓన్లీ మెషీన్స్ గురించే తెలుసు.
ఓకే.
అలాగే ఎలా అయితే నా చదువు పూర్తయ్యే సమయానికి, నాకు సాఫ్ట్‌వేర్ అంటే ఏంటో కూడా నాకు తెలిసింది.
ఓకే. అహో! ఆ! సాఫ్ట్‌వే‌ర్ ఇంజినీరింగ్ గురించి కూడా మీరు కొంచెం దృష్టి పెట్టారన్నమాట. మీరు బి ఓకె. చెప్పండి.
ఆ! దృష్టి పె ఎలా ఎలా అంటే మనకు మెకానికల్ ఇంజనీర్‌లో మనం మెషిన్స్ గురించి ఎలా నేర్చుకుంటామో? ఆ మెషిన్స్ రన్ అవ్వడానికి గల సాఫ్ట్‌వేర్ మనం ఎక్కడ తయారు చేస్తాం అంటే ఈ సాఫ్ట్‌వే‌ర్ ఇండస్ట్రి‌లో తయారు చేస్తాం.
ఓకె. ఓకె. ఓకె. అంటే ఆహ్, సాఫ్ట్‌వే‌ర్‌లో నుంచి దాన్ని ఆహ్, దాంట్లో దాని ద్వారా రన్ అయ్యేలాగా మెషిన్స్ ఎలా రన్ అవుతాయో అది మీరు సాఫ్ట్‌వే‌ర్‌లో నేర్చుకున్నారన్నమాట.
ఆ! అవునండి. ఇంతకుముందు పాతకాల పద్ధతిలో ఏంటంటే అండి మనము ఆహ్, చేతిలో పట్ చేతిలో పట్టుకొని చేయడం. మొత్తం మనం పని చేయడం చేతులతోటి మన బాడీ‌ని ఉపయోగించి చేసేవాళ్ళం. ఈ
అవును. అంటే మీరు రోబోటిక్స్ గురించి చెప్తున్నారా ఇప్పుడు?
ఆ! అవునండి. ఇప్పుడు ఏంటంటే మనం ఒక సాఫ్ట్‌వేర్‌ని కనుకున్నాం కదా! సాఫ్ట్‌వేర్‌ని కనుక్కుంటే మనం ఏం చేయొచ్చు? త్రూ సాఫ్ట్‌వేర్‌ మనం ఒకటి కోడ్ అనేది రన్ చేస్తే దాని పది అని చేసుకుంటూ పోతుంది.
అంటే మాన్యూవల్ వర్క్ అనేది లేకుండా కంప్లీట్‌గా ఆహ్, మీరు ఆటోమేషన్ అనేది చేసేయడానికి ఆహ్, దాని మీద ఇంట్రెస్ట్ పెట్టారు. అదేనా మీరు అన్ చెప్తుంది? ఓకె. ఓకె.
అవును. ఆ! అవునండి. అవునండి. నేను మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు చేసే పని ఏంటంటే మన చేతులతోనే పని చేయడం. సొ వాళ్ళకి ఇంజురీస్ అవ్వడం, దెబ్బలు తగలడం, చాలా ఇలాంటివి చాలా చూసాను. సో అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఓహ్! మనం ఇలా చేతులతో పని చేసేది కాకుండా ఆటోమేటిక్‌గా చేసే పని ఏదైనా ఉందా? అని ఆలోచించినప్పుడు నాకు తట్టిన ఫస్ట్ ఆహ్, ఆలోచన సాఫ్ట్‌వే‌ర్ ఇండస్ట్రీ.
అవును. అవునవును. ఓకె.
హ్మ్. సో నేను దాని వైపు ఎక్కువ ఇంకా మగ్గువ చూపాను. నాకు దీంట్లో
అంటే అచ్చంగా సాఫ్ట్‌వే‌రు ఆహ్, దాంట్లోకి ఎళ్ళిపోదాం అని చూసారా? లేకపోతే సాఫ్ట్‌వే‌ర్‌ని మెకానికల్ ఇంజనీర్‌లోకి ఇట్లా బ్లెండ్ చేయడం అనేది ఏమన్నా ఆలోచించారా మీరు?
ఆ! సాఫ్ట్‌వే‌ర్‌ని మెకానికల్‌లో ఎలా బ్లెండ్ చేద్దాం అని ఆలోచించానండి.
ఓకె. అంటే మీ పరికరాల్ని మీరు ఇట్లా ఇబ్బందులు పడకుండా అంత సాఫ్ట్‌వే‌ర్ సిస్టమ్‌తో ఎట్లా ఆపరేట్ చేయొచ్చు అనే దాని మీద మీరు ఆహ్, శృ‌ష్టి పె ఆహ్, దృష్టి పెట్టారన్నమాట. ఓకె. ఓకె. చెప్పండి.
హ్మ్. అవును. అవును. అవును. ద్ దీని వల్ల మనకు ఏమైతుందంటే ఆహ్, మనుషులు 10 మంది చేసే పనిని మనం ఒక సాఫ్ట్‌వే‌ర్ ఆహ్, కనుక్కుంటే ఒక సాఫ్ట్‌వే‌ర్ కోడ్ అనేది మనకు ఆ 10 మనుషులు చేసే పని ఒక మెషిన్ చేసేయొచ్చు.
ఓకె. ఒక కంప్యూటర్ చేసేస్తది మొత్తం ఒక పని మనతో. అవును.
సో అలా చేసేస్తది. హ్మ్. అప్పుడు మనకు ఏమైతుందంటే హ్యూమన్ ఎఫర్ట్ తగ్గుతాది.
అవును.
మనకు బిజినెస్‌లో మనకు లాభాలోస్తాయి.
అవును.
ఆ! బిజినెస్‌లో మనకు ఆహ్, ఇంపాక్ట్ అనేది తగ్గుతది. ఆహ్, నష్టాలు అనేటివి తగ్గుతాయి.
అంటే, మీరు ఇదంతా బిజినెస్సు చేద్దామనే ఉద్దేశంతో ఇదంతా నేర్చుకుంటున్నారా?
ఆ! లేదండి బిజినెస్ చేద్దామని కాదు. నాకు ఆలోచన ఉంది. కానీ, ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. వీటన్నిటిని దాటుకుంటూ, దాటుకుంటూ వచ్చి నాకు ఇప్పుడు ఆలోచనొచ్చింది, బిజినెస్ చేద్దాం అనే ఆలోచన...
ఓకే. ఆహా!
బట్, నేను ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే, వీటన్నిటిని ఇంకా మొత్తంగా బ్లెండ్ చేసి
ఓకే. ఓకే.
ఆ! ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. మంచి విజయం సాధించిన తరువాతనే నా బిజినెస్‌లో మొట్టమొదటి అడుగ‌నేది వేయాలి అనుకుంటున్నాను.
అంటే ప్రస్తుతం మీరు దీనికి సంబంధించిన జాబ్ గాని ఏమన్నా ద చేస్తున్నారా? ఈ మెకానికల్ ఆహ్, ఇంజినీరింగులో గాని లేకపోతే సాఫ్ట్‌వేర్‌లో గాని.
అవునండి. నేను మెకానికల్ నాది అయిపోయిన తర్వాత, బిటెక్ నేను జాయిన్ అయ్యాను. ఒక ఇండస్ట్రీ‌లో జాయిన్ అయ్యాను. దాంట్లో నేను లేత్ మెషిన్ పైన వర్క్ జేశాను.
ఆ! ఏ మెషినది?
లేత్ మెషినండి.
లేత్ మెషినంటే?
లేత్ మెషిన్ అంటే ఏంటంటే మనం ఒక ఆబ్జెక్ట్‌ని ఒక వస్తువుని పెట్టి, ఆ వస్తువుని మనకు ఇష్టం వచ్చిన ఆహ్, సైజ్‌లోకి కానీ, ఇష్టం వచ్చిన ఆహ్, ఆహ్, భాగంలోకి, కలర్‌లోకి రంగు ఆహ్
ఓకే. ఓకే. మౌల్డింగ్ చేసే చేసేదా?
మౌల్డ్ ఆ! ఎగ్జాక్ట్‌లీ అండి. అది చేసుకోవచ్చు మనం.
ఓకే. ఓకే. ఓకే.
సో, అలా
అది దాని మీద మీరు జాబ్ చేసారా మీరు?
ఆ! దాని పైన నేను జాబ్ చేశానండి.
ఓకే. ఇప్పుడు మరి సాఫ్ట్‌వేర్‌కి సంబంధించి ఏదో మీరు ఇందాక ఆలోచించి చెప్పారు గదా! మరి దాని మీద వర్క్ చేసారా?
ఆ! దానిపైన గూడా నేను రిసర్చ్ చేశాను. దానిపైన గూడా నేను బుక్స్ చదివాను. ఇదెలా ఇదెలా ఉంటుందంటే, మనకు ఎగ్జాక్ట్‌గా మనం వర్క్ ఏదైతే చేస్తామో, దాన్ని ఇంటూ మెషిన్‌లోకి ఎలా ఇంపోర్ట్ చేయాలి మన కంప్యూటర్ ద్వారా? అనేది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు.
ఓకే. ఆహా! ఓకే. అంటే, అసలు దాంట్లో ఏముంట ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్స్ జేసే ఆహ్, ఇంజనీరింగ్ చదివేవాళ్ళు సాఫ్ట్‌వేర్‌ని దాంట్లోకి ఆహ్, ఇంప్లిమెంట్ చేయాలంటే, అసలు ముందు ఎక్కడ నుంచి ఆ రోడ్ మ్యాప్ అనేది ఒకటుంటది గదా! అది ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మీరు అది?
అవును. లేదండి. మనం ఫస్ట్ డిగ్రీ కంప్లీట్ చేస్తాం కదా! కొంతమంది ఆహ్, కొంతమంది ఆలో
ఓకే. అంటే ఆ స్కిల్ నేర్చుకోవడానికి సాఫ్ట్‌వేర్‌ దాంట్లో ఇప్పుడు చాలా ఉంటాయి గదా! మీకు ఉపయోగపడే పడేవి ఏముంటాయి దాంట్లో.
ఆ! మనకిప్పుడు, డెవలప్మెంట్ ఉంటుందండి. ఆహ్, టెస్టింగ్ ఉంటుంది. ఆహ్, మనకు ఆటోమేషన్ టెస్టింగ్ అని, మాన్యూవల్ టెస్టింగ్ అని, మన జావ డెవలప్మెంట్ అని ఇలా చాలా రకమైన కోర్సెస్ ఉంటాయి. సో, మనం
ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఇవన్నీ మీకు మెకాలనికల్ వాళ్ళకి కూడా ఉపయోగపడతయా?
ఆ! అందరికి ఉపయోగపడుతాయండి. మనకిక్కడ ఆహ్, ఆహ్, మనకి ఐటీ‌లో సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ‌లో మనకొచ్చిన లాభం ఏంటంటే, డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా మనకు దీనికి అర్హులే అన్నమాట.
ఓకే. ఓకే. ఓకే. అంటే ఏది దాంట్లో సివిల్ చేసినా గాని, ఏది చేసినా కూడా సాఫ్ట్‌వేర్ దాంట్లోకి వెళ్ళిపోవచ్చు.
ఏది చేసినా అండి. సివిల్ చేసినా, మెకానికల్ చేసినా, ఈసిఈ ఏ రకమైన ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్నా, వాళ్ళు సాఫ్ట్‌వేర్ దాంట్లోకి వెళ్ళిపోవచ్చు.
ఓకే. ఓకే. అంటే మీరు కూడా అలానే వెళ్ళిపోయారా?
ఆ! నేను కూడా అలానే వచ్చానండి.
కానీ మీరు ఇంట్రెస్ట్‌తో వెళ్లారు. అంటే మీకు మెకానికల్ ఇంజనీరింగ్ అంటేనే ఇష్టం. కానీ మీరు ఎందుకు ఎళ్లారు అంటే, ఈ సాఫ్ట్‌వేర్ దాంట్లో కొంచెం బ్లెండ్ చేసి, మీకు అవసరానికి తగ్గట్టుగా కొంచెం మార్చుకోవడానికి కా అందుకని మీరు సాఫ్ట్‌వేర్‌లోకి వెళ్లారు.‌
నేను ఇంట్రెస్ట్‌తో వెళ్ళాను. ఆ! అవును. ఎలా అంటే
హ్మ్. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే, మెకానికల్‌లో జాబ్స్ లేవనో లేకపోతే దానికి కొంచెం ఇండస్ట్రీ తక్కువ ఉందనో, ఆహ్, సాలరీ తక్కువనో ఇది కొంచెం ఆలోచించి అందరు కో ఆహ్, ఇది కార్పొరేట్ లైఫ్ కాలడం అలవాటు పడాల్సి వచ్చి దాని మీద ఇష్టం పెంచుకొని, కొంతమంది అలా కూడా వెళ్తారు కదా! సాఫ్ట్‌వేర్‌లోకి. హుహు.
అవును. అవును. అవునండి, అవును. అలా కూడా ఎళ్తారు. కొంతమంది ఏంటంటే, ప్యాషన్ వాళ్ళకు సొంత ఆ! నిర్ణయాలతో కొంతమంది ఏం చేస్తారంటే, నాకు మెకానికల్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే నాకు ఐటీ నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్పేసి, ఇది చదువుకుంటారు. ఇది చదువు అయిపోయిన తర్వాత ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత, మళ్ళీ ఐటీ సైడ్ వెళ్ళిపోతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి, ఈ నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ కావాలి. ఫ్యూచర్‌లో వాళ్ళు ఏ
ఓకే. అవును. అంటే, మనం అలాంటి వ్యక్తుల్ని చాలా తక్కువ చూస్తాం కదా! ఈ మెకానికల్ వాళ్ళని ఆ మెకానికల్‌కి సంబంధించి జాబ్ చే దాంట్లోనే స్థిరపడిపోవటం. లేకపోతే దాని మీద ఇంట్రెస్ట్ పెట్టే వాళ్ళని చాలా తక్కువగా చూస్తున్నాం ఈ ఈ మధ్య. అందరూ అంటే ఒక డిగ్రీ చేయడం కోసం మెకానికల్ సీట్ అనేది ఈజీగా వచ్చిదని దాంట్లోకి వెళ్ళిపోయి, తర్వాత ఏంటంటే వాళ్ళు కెరియర్ మార్ మార్చేసుకుంటున్నారనమాట. ఐటీలోకి వీటిలోకెళ్ళిపోతున్నారు. అది, అది నిజమే కదా! అది.
అవునండి. అవును. అవును. అవును. అవునండి, అవును. అది గూడా నిజమే ఇపుడు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఆహ్, ఎలా ఏళ్ళాలో తెలక, ఫస్ట్ ఇక్కడ ఏమైతుంది అంటే, అందరికి ఎలా ఏళ్ళాలో తెలీదు. అందరికి ఒక రోడ్ మ్యాప్ అనేది తెలీదు.
ఓకే. ఓకే. అంటే మరి, ఈ రోడ్ మ్యాప్ మీరు ఎలా తెలుసుకున్నారు? దీంట్లోకి వెళ్తే ఎలా చేయొచ్చు మనం మెకానికల్‌లోనే ఆహ్, ఇవి ఇవి మీకు ఎవరు గైడ్ చేసారు మీరు మీకు?
ఎలాగ అంటే మన ఆ నేను నేను ఇది స్కూల్‌లో చదువుతున్నప్పటి నుంచే గైడ్ చేసుకున్నానండి. ఎలా అంటే, నేను స్కూల్‌లో చదువుతున్నప్పుడే, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి? ఇది చదివితే ఎలా ఉంటది? ఇది చదివితే ఎలా ఉంటది? అని ప్రతి ఒక్కటి నేను, నాకు నేనే గ్రహించుకున్నాను. ఎలా అంటే అందరు చేసిన తప్పు నేను కూడా చేయదు అని చెప్పేసి నేను స్కూ
ఓకే. అంటే, మీకు స్కూల్ నుంచే ఇవన్నీ అవగాహన ఉందా? ఈ మెకానికల్ ఇంజినీరింగ్ గురించి అంతా?
అహా! మెకానికల్ ఇంజినీరింగ్ గురించి కాదండి. నాకు స్కూల్ నుంచి ఏంటంటే, మెషీన్స్ అంటే నాకు కొంచెం ఇష్టం అన
ఓకే. వాటి మీద మీకు ఆసక్తి ఎక్కువా?
వాటి మీద నాకు ఆసక్తి ఎక్కువ. సో, అందుకని చెప్పేసి నేను స్కూల్‌లో ఉన్నప్పుడు మెషిన్స్ పైన నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. కాబట్టి నేను అసలు మెషిన్స్ అంటే ఏంటి, ఇవి ఎలా తయారవుతాయి? ఇవి ఎక్కడ తయారు చేస్తారు? ఎలా పనిచేస్తాయి? వీటన్నిటిని గురించి నేను కొంచెం ఎక్కువ దృష్టి పెట్టాను అన్నమాట.
ఓకే ఓకే. ఓకే. మరి, మీరు ఈ మెకానికల్ ఇంజినీరింగ్ చేద్దామని మీరు ఇంట్లో చెప్పినప్పుడు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసారా? అంటే మనం చాలా ఇంట్లో చూస్తాం. వాళ్ళు ఎందుకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిపోవచ్చు కదా! అని చెప్పేసి ప్రతి ఇంట్లో ఉండే గొడవే ఇది. అలా మీ ఇంట్లో ఏమన్నా ఉందా?
ఇంట్లో వాళ్ళు హ్మ్. అవును. అవును. ఆ! మా ఇంట్లో చాలా బాగా నన్ను ముందుకు ప్రోత్సహించారు. ఎలా అంటే చా చాలా బాగా సపోర్ట్ చేసారు. ఎలా అంటే, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తే, వాళ్ళు ఇంకా ఎక్కువ దాంట్లో దృష్టి పెట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా పెట్టేసి, వాళ్ళు అనుకున్నది సాధిస్తారని, నన్ను మా ఇంట్లో వాళ్ళు ప్రతిసారి ముందు ప్రోత్సహిస్తూనే ఉన్నారండి. నీకు నచ్చింది చెయ్యి అని.
సపోర్ట్ చేశారా? బాగా మీకు మీకు నచ్చిందే చేయమని? ఓకే ఓకే. అయితే వాళ్ళైతే మీకు ఇంట్లో నుంచి ప్రోత్సాహం అయితే అన్ని పరంగా ఉంది. డబ్బు పరంగా గాను లేకపోతే ఇవన్నీ చేస్తున్నారా వాళ్ళు? మీరేం చేయాలన్నా కూడా? కొ కొత్త కోర్స్ నేర్చుకోవాలన్నా గాని ఏదైనా మీకు సపోర్టింగ్ అయితే ఉన్నారు.
అవును. అవును, అవును. అవును. అవును. ఇంట్లో వాళ్ళు చాలా సపోర్టింగ్‌గా ఉంటేనే, నేను అది కం అది పూర్తి చేశాను. వాళ్ళ ప్రోత్సాహం తోటి ఇది పూర్తి చేశాను. నాకు కొత్త కొత్త విషయాలు
ఓకే. ఓకే. ఓకే. ఓకే. మొత్తానికి మీరు మీరు అనుకున్నదైతే సాధించబోతున్నారు.
అవునండి. సాధించబోతున్నాను.
ఓకే. చాలా సంతోషం అండి. అంతే మీరు మాట్లా మీరు నాకు చాలా మంచి విషయాలు చెప్పారు. నేను బా నేను కూడా తెలుసుకున్నాను. వీటి గురించి మేకాల ఇంజనీరింగ్ గురించి కానీ లేకపోతే సాఫ్ట్‌వేర్ గురించి కాను. బాగా తెలుసుకున్నాను. మీరు నాతో మా ఇట్లా సమయం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. మళ్ళీ మనం మాట్లాడుకుందాం.
అవును. తప్పకుండా అండి. మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉందండి. మరి మళ్ళి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలండి.
ఓకే. మళ్ళీ మాట్లాడుకుందామండి. ధన్యవాదాలు.